అయితే అండి, చాలా మందికి చాలా, చాలా నైపుణ్యాలుంటాయన్నమాట. చాలా స్కిల్స్ ఉంటాయి. కానీ, ఆ నైపుణ్యాలని కరెక్ట్‌గా చక్కగా వాడుకోవాలి అని చెప్పి చాలామందికొక దారనేది తెలీదు తెలవదనమాట. అంటే, ఏదో ఉందని చెప్పి ఉన్నట్టు పేరుకి మాత్రం ఉన్నట్టుంటుంది. కానీ, ఆ నైపుణ్యాలు ఏంటి అని తెలుసుకొని, వాటినెక్కడెక్కడ వాడచ్చు? ఎట్లా క్రియేటివిటీ అనేది ఎట్లా పెంచుకోవచ్చు? దాన్నే సృజన అంటారు అంటూ ఉంటాం అన్నమాట మనం. అలాగా పెంచుకుంటూ క్రియేటివిటీ పెంచుకుంటూ, మనము ముందడుగు ఎలా ఎయ్యాలి? అనేది చాలా ముఖ్యమండి. అయితే, నార్మల్‌గా అండి మీ దృష్టిలో ఆహ్, సృజనకు స్ఫూర్తి సాధారణంగా ఆ స్ఫూర్తి అంటే ఆహ్, మోటివేషన్ అనేది ఎలాగొస్తది? ఎక్కడి నుంచొస్తదదో చెప్పగలుగుతారా?
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆ! అవునండి. ఈ సృజన అనేదేంటంటే మనకి ఈ క్రియేటివిటీ ఎట్లా ఉంటుందనేది ఒకసారి నేను చెప్తానండి. ఇప్పుడు మనకి ఈ
హ్మ్. ఓకే.
ఒకడు పెయింటింగ్ రాయొచ్చు. ఇంకొకడు ఆహ్, ఒక పాట రాయొచ్చు. ఇంకొకడు ఒక కథ రాయొచ్చు. ఇలా రకరకాలు చేయొచ్చు. దీనంతటికీ ఎట్లా స్ఫూర్తోస్తుందంటే, మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క దీన్నుండి ఒస్తుందండి. ఉ ఉదాహరణకి ఆహ్, కథలు రాయటం గురించి నేను చెప్తానండి. మామూలుగా నేను ఇంటర్‌లో స్కిట్స్ రాశానండి. డిగ్రీలో స్కిట్స్ రాశానండి. రెండిట్లో ఫస్ట్ ఫ్రైజ్ ఒచ్చిందండి. కానీ ఇదంతా ఎక్కడ్నుండొస్తుందంటే, నాకు జనరల్‌గా డైరీ రాసుకుంటానండి నేను.
హ్మ్. ఓకే. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే అండి. హ్మ్. హుహు. హ్మ్. ఓకే, ఓకే. ఓహ్! ఓకే. అంటే, మీకు మీ దినచర్య ఎలా నడుస్తుంది? మీ రోజువారి జీవితంలో ఏమేమి నడుస్తున్నాయి? అని జెప్పి మీరు డైరీ రాసుకుంటూ ఉంటారన్నమాట. ఓహ్!
ఆ! రాసుకుంటాను. సంభాసణలతో సహా రాసుకుంటానండి నేను.
అంటే, మీరు ఎలా అండి? మీతోని మీరు మాట్లాడుకున్నట్టు చేస్తారా? లేకపోతే వేరే వాళ్ళతోని మాట్లాడిన సంభాషణలు రాసుకుంటారా?
ఆ! సంభాసణ ఏది, ఏది సంభాషణ జరిగితే అదే రాసుకుంటానండి.
ఓకే, ఓకే. అద్భుతం అండి! ఆ!
కానీ, ఏంటంటే అండి, ఆ సంభాసణ యాజ్ ఇట్ ఇజ్‌గా రాసుకుంటాను. ఒరిజినల్ వర్షన్ రాసుకుంటా.
హ్మ్. హుహు. ఓకే. ఆ! అండి.
దాంట్లో పాసిబిలిటీస్ మళ్ళీ రాసుకుంటా. నేను ఇలా కాకుంటా ఇలా చెప్తే ఎలా ఉండేది? ఈ ఈ ఈ మాట చెప్పినందుకు అవతల వ్యక్తి ఎలా రియాక్టయితే ఎలా ఉంటుంది?
హుహు. ఓకే, ఓకే. హ్మ్. ఓకే. అంటే పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అంటారన్నమాట.
ఇనా ఆ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్నీ రాసుకుంటాను నేను. ఇప్పుడు ఒక ఒక అబ్బాయి, అమ్మాయి దగ్గరికెళ్ళాడు. ఇలా మంచి అమ్మాయిని పొగిడితే ఇంప్రెషన్ చేస్తానని వెళ్తాడు అతను. కానీ, అలా వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయి ఏదో చిరాకులో ఉండి. ఇప్పుడేంట్రా బాబు అనుకునే అనుకోవచ్చు.
అద్భుతం. ఓకే. ఆ! అండి. హుహు. అవునండి. అవునండి. <giggles> <chuckles> అవునండి. హ్మ్.
సో అక్కడ అబ్బాయి చెప్పేది ఒకటి ఉంటది, ఆ అమ్మాయి రియాక్షన్ మళ్ళీ వ సీన్ మారిపోతుంది.
అవునండి. అవునండి.
సో అట్లా మనం రకరకాల కాంబినేషన్స్‌లో రాసుకోవచ్చు అన్నమాట దాన్ని. ఆ! ఆ అబ్బాయే ఇవే వెళ్ళాలనుకుంటాడు. కానీ, చిరాకు పడిపోవచ్చు. ఏదో అమ్మాయి ఈ ఈ లోపే అమ్మాయి ఏదో ఒక మాట అనటం వల్ల. నువ్, "ఏంటి ఇట్లా నన్ను ఎందుకు అలా చేసావు. ఇలా చేసావు?" అనేసరికి ఇదైపోవచ్చు. సో ఇట్లా, అంటే మనకి జరిగిందంతా జరిగినట్టు ఎక్స్‌పెక్ట్ చేసినట్టే జరిగిపోయిందనుకోండి, ఆ కథలో మజా ఉండదన్నమాట. సో జ్ జనరల్‌గా ఏంటంటే, ఇ ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అట్లా అయిపోయింది, అనుకోండి. ఆ సంభాషణ సంభాషణలాగా చప్పగా చప్పబడిపోతుంది. సో దాన్ని కొంచెం అన్ ఎక్స్‌పెక్టెడ్ చేయాలన్నమాట ప్రతీదీ. ఆ పర్మిటేషన్స్, కాంబినేషన్స్‌లో కూడా
హుహుహుహు. ఓకే. హ్మ్. ఖచ్చితంగా. అవునండి. అవునండి. <giggles> హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అంటే సర్ప్రైజింగ్‌గా చేయాలనమాట మొత్తం. ఓకే. ఓకే. ఓకే. అంటే మీకు ఇలాగ మీరెవరితోనైనా మాట్లాడిన, ఆ సంభాషణ అనేది రాసుకొని, ఇలా జరిగుంటే, ఎట్లా ఉండేది? అలా జరిగుంటే ఎలా ఉండేది?
ఆ! అవునండి. ఓకే. హ్మ్. ఇలా జరిగుంటే అది కూడా రి రియాక్షన్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎట్లాంటి రియాక్షన్ పెడితే బాగుంటది? <smacks lips> హ్మ్. మనం మనదొక గోల్ ఉంటుంది. ఆహ్, అ హీరోకొక గోల్ ఉందనుకోండి, ఆ గోల్‌కి ఎక్స్‌పెక్టేషన్ లేకపోతే హీరోకి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉందనుకోండి, ఆ ఎక్స్‌పెక్టేషన్ బ్రేక్ అవ్వాలి అన్నమాట. హీరోయిన్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉందనుకోండి, ఆ ఎక్స్‌పెక్టేషన్ బ్రేక్ అవ్వాలి అన్నమాట. ఆ ఆ ఆ ఎక్స్‌పెక్టేషన్ బ్రేక్ అవ్వటం అనేది. ఒక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడండి.
ఓకే. ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. హుహు. ఓకేకే. హ్మ్. ఓకే. ఓకే. యాడ్ హ్మ్. హుహుహుహు. అవునండి. అది కరెక్టే.
ఆ! సో ఆ విధంగా ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట.
ఓకే. అద్భుతమండి. అయితే అండి మీకు ఇలాగా డైరీ రాసుకొని, సంభాషణలు రాసుకొని, దాన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే చూసి, అంటే మీరు ఎ ఎప్పటినుంచి అంటే ఇ అసలు ఏం చూసి? ఏం విని? ఏం అనుభవించి? సృజనాత్మకంగా మారాలని అనిపించిందండి మీకు జీవితంలో?
ఉస్ అవునండి. అంటే నేను సృజనాత్మకంగా మారాలి అని నేనెప్పుడేం అనుకోలేదండి. <sniffs> అయితే ఏంటంటే నాకదొక అలవాటండి. అంటే చిన్నప్పుడు హై స్కూల్లో ఉండేటప్పుడు, మా నాన్నగారు చాలా మ్యాగజైన్స్ తెచ్చేవాళ్ళండి. యువత, నవత రకరకాల మ్యాగజైన్స్ తెచ్చేవాళ్ళండి. ఆ మ్యాగజైన్స్ చదివేవాడిని. నేను గ్రంథాలయంకెళ్ళడం కూడా చదవడం నాకు ఇంట్రెస్టెక్కువండి
హ్మ్. హ్మ్. ఓకే. అద్భుతమండి. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఆ!
కానీ ఈ చదవటం, చేయటంలో కేవలం రాయటమే కాదండి. నేను సరే సరదాగా స్నానం చేస్తున్నప్పుడో, మరి బ్రష్ చేస్తున్నప్పుడో ఇలాంటి టైంలో కూడా నా మైండ్‌లో రన్నవుతుంటయండి. <smacks lips> నేనిలా అంటే ఎలా ఉంటది? అతనలా రియాక్ట్ అయితే ఎలా ఉంటది? ఇలా రకరకాల మైండ్‌లో ఎప్పుడు రన్నవుతూనే ఉంటాయండి. నేను నేను కావాలని ఇది చేయకపోయినా, కొన్ని స కొన్ని సార్లు వద్దు నేను ఇది చేయకూడదు నా సబ్జెక్ట్ ఎగ్జామ్సున్నాయి రేపు రేపు నా ఎగ్జామ్సున్నాయి. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి
ఓకే. ఓకే. ఆ! అండి. హుహుహు. ఓకే. ఓకే. హ్మ్. హుహుహు. ఓకే. ఓకే.
అన్న టైంలో కూడా ఇలా ఆలోచనలొస్తాయండి.
ఓకే. ఓకే. అంటే మీరు బేసిక్‌ చెప్పాలంటే మీ బుర్రకి పదుననేది పె పెడతారన్నమాట ఖచ్చితంగా.
ఆ! ఆ! ఆహ్, పె ఆహ్, పెడతామండి. అంటే అది కూడా అసంకల్పితంగా జరుగుతదండి.
అత్ ఓకే. ఓకే.అద్బుతం.
ఈ గుండు కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటం. ఇవన్నీ ఎట్లా అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయో
<chuckles> ఆహాహాహా! హ్మ్. అంటే అది మన మజిల్ మెమరీ లాగానండి చెప్పాలంటే ఇంక.
ఆహ్, అదొక అదొక మ అదొక భాగమండి. అదొక భాగమైపోయిందండి నా దాంట్లో.
హ్మ్. అంతే అండి. మీకు ఇప్పుడు అంటే నాకొక ఉదాహరణ గుర్తొచ్చిందండి. చాలా చిన్న ఉదాహరణ. ఏంటి అనంటే ఇప్పుడు కొత్తగా కారు నేర్చుకుంటున్న వాళ్ళకి పక్కన ఓ మంచి డ్రైవరుండాలి. అంటే ఏదైనా ముందు ఏమైనా వస్తుంటే బ్రేక్ కొట్టు, ఏం లేకపోతే యాక్సిలరేటర్ కొట్టు అని జెప్పి అంటూ ఉంటారనమాట. అయితే కానీ తర్వాత అదే వ్యక్తి ఒక 2, 3 నెలలు నేర్చేసుకుని లైసెన్సొస్తే, అంటే పక్కన ఎవ్వరు లేకపోయినా ఏదైనా అడ్డమొస్తే బ్రేక్ కొడతాడు, ఏం లేకపోతే యాక్సిలేటర్ గొట్టేస్తాడనమాట. ఎవ్వరేం చెప్పాల్సిన అవసరంలా. అ అలాగే మీకు తెలియకుండానే ఒక మజిల్ మెమరీ అనేది డెవలపయిపోయిందనమాట చెప్పాలంటే.
ఆ! అవునండి. ఆ! అవునండి. అవును. ఆ! అవునండి. ఆ! డెవలపయ్యింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అంటే మన యొక్క వ్యక్తిగత యొక్క ప్యాషన్ అంటారండి. క్రియేటివ్ ప్యాషన్ అంటారండి దీన్ని. అంటే, ఏంటంటే ఇప్పుడు డ ఒక కొం కొంతమంది వ్యక్తులకి డ్రైవింగ్ చేయడమంటే చాలా ఇష్టం.
పరిస్థితి. ఓకే. ఓకే. ఆ! అవునండి. నిజంగా.
సో, వాళ్ళకెళ్లి నువ్వు డ్రైవింగ్ నేర్చుకో డ్రైవింగ్ చేసుకో అని మనం చెప్పక్కర్లా.
హ్మ్. నిజంగా నిజం.
వాళ్ళెళ్లి చేసుకుంటారు డ్రైవింగ్. ఎందుకంటే వాళ్ళిష్ వాళ్ళకిష్టం. కొంతమంది ఆటలంటే ఇష్టం. నువ్వు ఆటలాడు చెయ్యు ఆ మెడల్స్ తెచ్చుకొ అని వాళ్ళకి చెప్పక్కర్లా. వాళ్ళు చేస్తారు దీన్నే క్రియేటివ్ ప్యాషన్ అంటారన్నమాట. పెయింటర్స్, ఒరేయ్ నువ్వే, ఈ పెయింటింగులు వేయకురా ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోరా అని తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు.
వాల్ నిజం. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్. నిజంగా. <chuckles> అవునండి.
కానీ వాడు పెయింటింగులే ఏస్తాడు అంటే వాడికదిష్టం.
ఇష్టము. ఇంట్రెస్టుంది. దానిమీద ఖచ్చితంగా.
ఓహ్! ఈ సృజన ఎవరిలో అయితే ఉంటుందో అది ఏదైనా కావచ్చు, ఏ కలైన వ కావచ్చు.
హ్మ్. ఓకే. ఆ! అండి.
తన ఆత్మ కోరుకుంటుందండి. <smacks lips> నాకిది కావాలి ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని తన ఆత్మ కోరుకుంటుందండి. ఒక ఒక ప్రియుడు ప్రేయసి దెగ్గరికి ఎళ్ళాలంటే అబ్బా! ఇప్పుడెళ్ళాలా అనుకోడండి.
హ్మ్. ఖాచ్చితంగా, ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. అవును, అవునండి.
ఆ! వాడు ఆటోమేటిక్‌గా వాడు వాడూ ఈ గుండు కొట్టుకుంటుంది. వాడి, ఈ కాళ్ళు కదులుతాయి.
హ్మ్. ఓకే. అంటే మీరిక్కడ
వాడు మనసు చలించిపోతూ ఉంటుంది.
అంటే, ఇక్కడ ప్రియుడు, ప్రేయసి అని జెప్పి ఒక ఉదాహరణిచ్చారండి. ఒకవేళ ప్రియుడికి ప్రేమ ఉన్న కానీ ఎళ్ళబుద్ధవ్వట్లేక ఎ-ఎ ఎళ్ళాలనిపిచ్చట్లేదనుకోండి అప్పుడేం చేస్తాడు ప్రియుడు?
అవునండి. అంటే అంటే అది అది అ అది హృదయంలో నుండి పుట్టిన ప్రేమ కాదండి.
ఓకే.
ఆ! అంటే వెళ్ళాలి అని అనిపించి అనిపించలేదు అంటే అది హృదయంలో పుట్టిన ప్రేమ కాదు. ఎప్పుడెప్పుడు చూడాలా? ఎప్పుడెప్పుడు వెళ్ళాలా? ఎప్పుడెప్పుడు ఇంకో మాట మాట్లాడాలా
ఆ!
అనిపించాలండి. ఈ ఒకవేళ ము ఎదుటి వ్యక్తి తన కళ్ల ముందు లేకపోయినా, కళ్ల ముందు ఉన్నట్టు ఊహించుకోవాలండి.
అంటే, ఉదాహరణకి వాళ్ళిద్ వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొ హ్మ్. ఆహాహాహా! ఓకే.
అంటు ఊహించుకోవాలని కాదు, ఊహించుకుంటారండి ఆటోమేటిక్‌గా.
నిజంగా వాస్తవం అది మాత్రం.
ఆటోమేటిక్‌గా అది తింటున్నా, ఆహ్, పడుకుంటున్నా, ఏం చేస్తున్నా అవే గుర్తుకొస్తాయండి.
హ్మ్. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అంటే, తెలీకుండా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవయిందనుకోండి, విపరీతమైన పెద్ద గొడవ, వ ఈ తినొక మాట అనడము, ఈయనొక మాట అనడము. అంటే, వాళ్ళకి కలవాలి అని జెప్పి ఆ సృజన అనేది ఎక్కడి నుంచి వస్తుందండి జెప్పాలంటే? నిజంగా, అప్పుడప్పుడు ఆహ్, అబ్బాయికి కలవాలనిపిచ్చదు, అమ్మాయికి కలవాలనిపిచ్చదు. అప్పుడు ఏం జేయాలి వాళ్ళు?
ఆ! అవునండి. అవునండి. అంటే, కలవాలి అనిపించదు అన్నప్పుడు కలవక్ కలవకపోవడమే బెటరండి. <sniffs> ఎందుకంటే, కలవాలి అని అనిపించట్లేదంటే మనం ఫోర్స్ చేయకూడదండి ఎప్పుడు దీన్ని.
ఓకే, ఓకే. మనల్ని మనం ఫోర్స్ చేసుకోవద్దన్నమాట.
ఫోర్స్ చేసుకోవద్దండి. ఇప్పుడు సృజన ఫోర్స్ చేస్తే వచ్చేది సృజన కానే కాదండి.
ఓకే. హ్మ్.
ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం. అది సృజన కాదండి. ఎందుకు అది సృజన కాదు అంటే, మనం అక్కడ ఫోర్స్ చేసి చేపిస్తున్నాం మనం.
హుహు. మన బాధ్యత. ఓకే, ఓకే, ఓకే.
నువ్వీ నువ్ ఓ 6 సబ్జెక్టులుంటాయి. 6 సబ్జెక్టులు ఒక వ్యక్తికి నచ్చకపోవచ్చు. కొన్ని సబ్జెక్టులు బాగా నచ్చొచ్చు. కొన్ని సబ్జెక్టులు బాగా నచ్చకపోవచ్చు. ఈ నచ్చని సబ్జెక్టులన్నీ ఫోర్స్ చేస్తాం. నచ్చిన సబ్జెక్టులంత ఫోర్స్ చేయక్కర్లేదండి.
హ్మ్. హ్మ్. అవునండి. నచ్చకపోవచ్చు. అవును. అబ్బా! చాలా అద్భుతంగా చెప్పారండి నిజంగా.
సో, ఈ ఈ స్ నచ్చిన సబ్జెక్టులెలాగా ఫోర్స్ చేయమో, ఒక నచ్చిన వ్యక్తికి కలవటానికి గానీ, ఇది గాని ఫోర్స్ చేయకూడదండి. మనం ఫోర్స్ చేస్తున్నాము అంటేనే దానర్థమేంటంటే, మనకి అక్కడ నచ్చట్లేదు అని అర్థమండి.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే, ఓకే, ఓకే. చాలా, చాలా, చాలా చక్కగా చెప్పారండి. అంటే, మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. అంటే, ఇప్పుడు నాకొక డౌటండి. మీరు ఇందాక చెప్పినట్టు, మీరు ఎవరితోనైనా సంభాషణలు చేసుకుంటే డైరీలో రాసేసుకుంటారు అన్నారు కదా! ఇవాళ మనం ఇలా మాట్లాడుతున్నట్టు కూడా మీరు డైరీరో డైరీలో రాసేసుకుంటారా?
ఆ! ఆ! అవును. అవునండి. ఆ! రాసేసుకుంటామండి ఈ పాడ్‌కాస్ట్‌లని. అంటే, నా వీలు బట్టండి. అంటే, ఇది నా ఇది కాదండి. ఏంటి? నా ముఖ్య ఇదే కాదండి. నా వీలు బట్టే కొన్నిసార్లు రాస్తా. కొన్నిసార్లసలు డైరీలు రాయి కంప్లీట్‌గా రాయడమే మానేసిన రోజులు కూడా ఉన్నాయి.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ!
అంటే, వే వేరే వేరే పనుల వల్ల బిజీ అయిపోటం వల్ల. ఆహ్, సో, ఇదొక హాబీగా నాకు ఖాళీగున్న టైంలో అయితేనే నేను రాస్తానండి.
ఓకే. హుహుహు.
ఆహ్, సో ఎందుకంటే, ఇది ఉపాధనేది ఒకటుంటదండి మనిసికి.
అవునండి. నిజంగా.
ఆ! ఉపాధి మ మ మన మనసుకు నచ్చింది, మన మనము మనిసిగా బ్రతకడానికి కావాల్సింది, ఈ 2 మధ్య ఒక సంఘర్షణ ఉంటుందండి.
ఓకే. ఓకే. హ్మ్.
<smacks lips> సో, మనిసిగా బతకడానికి కావాల్సిన దాని మీద కొంత మనం ఎంతైనా ఫోకస్ చేయాలండి. దానికోసం కొన్నిసార్లు ఇది పక్కన పెట్టాల్సొస్తూ ఉంటుందండి.
ఓకే. ఓకే, ఓకే అయితే. అద్భుతంగా జెప్పారండి. అయితే అండి మీకు హ్మ్.
స్ సో, దానివల్లేంటంటే అయినా కూడా నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నండి. సో, అందులో కూడా ఈ క్రియేటివిటీ ఉపయోగపడుతూ ఉంటుందండి. అందులో కూడా
ఓకే. ఓకే. మీరు అంటే, ఎట్లండి? ఎట్లండి? మీరు ప్రోగ్రామింగ్ అవన్నీ చేస్తూ ఉంటారా?
ఆ! చేస్తుంటానండి. ఇప్పుడు నేను మొబైల్ అప్లికేషన్ డెవలపరండి.
ఓకే. ఓకే. ఆ!
సో మొబైల్ అప్లికేషన్ డెవలపర్ కాబట్టి నేను ఇన్పుట్ మెథడ్ ఫ్రేమ్వర్క్ మీద పని చేసానండి. ఆ!
ఓకే. అంటే ఫ్రంట్ ఎండా అండి అది? ఫ్రంట్ ఎండా?
అంటే ఆండ్రాయిడ్ ఇప్పుడు మనకి స్క్రీన్ టు స్క్రీన్ చేంజవుతుంటది కదండీ. స్క్రీన్ ఇలా స్వైప్ చేస్తే.
ఓకే. ఇంటర్ఫేస్. యూఐ ఇంటర్ఫేసా అండి ఇది?
యూఐ ఇంటర్ఫేస్ కాదు.
హుహు.
యూఐ ఏదైనా ఉండొచ్చు. కానీ స్క్రీన్ నుండి స్క్రీన్ చేంజ్ చేంజవ్వాలి.
ఓకే. ఓకే. అర్థమైంది. అర్థమైంది.
యాక్టివిటీ నుండి యాక్టివిటీ చేంజవ్వాలి. లేకపోతే మనకి స్వైప్ అవ్వాలి. లేకపోతే ఏ అని మనం క్లిక్ చేసామనుకో. ఎడిటర్‌లో ఏ అని పడాలి.
ఓకే. ఓకే. ఓకే. ఆహాహా!
ఇవన్నీ ఇన్పుట్ మెథడ్ అన్నమాట. మనం యూజర్ ఇచ్చే ప్రతి ఇన్పుట్‌ని మనము హ్యాండిల్ చేయటం. అంటే ఒక అప్లికేషన్ కాదు. అప్లికేషన్ లెవెల్ డెవలప్మెంట్ కాదిది.
హ్మ్. ఓకే. అర్థమైందండి.
అంటే ఆ ఫ్రేమ్‌వర్క్ అంటే డైరెక్ట్‌గా మనం 'హెచ్‌టిసి', 'సామ్సంగ్' ఇవన్నిటికి ఈ ఫ్రేమ్ వర్క్ ఇస్తాం అన్నమాట.
ఓకే. ఓకే. అయితే అండి మీకు
అది ఇస్తే ఆ ఫ్రేమ్వర్క్ అందరు మనం అందరం వాడేది జనరల్ ఇదిలో అదే అన్నమాట.
ఓకే. ఓకే. ఓకే. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పని. యూనిక్ పనండి చెప్పాలంటే. చాలా కొత్తగా ఉంది. అయితే అండి మీకు డైరీ రాయడం అనే కాకుండా. ఇప్పుడు మీ వృత్తి పరంగా మీ ఆహ్, ఇంట్రెస్ట్‌స్ అనే కాకుండా. మిగతా హాబీస్ మీ మిమ్మల్ని సృజనాత్మకంగా చేసేవి ఏంటి మీ జీవితంలో?
హ్మ్. హ్మ్. నన్ను సృజనాత్మక చేసేవి అంటే ఏంటంటే, ఇదండి. ఒక ఈ ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కూడా ఇప్పుడు 'ఏ' అని క్లిక్ చేసామనుకోండి.
ఓకే.
ఆ ఏని క్లిక్ చేస్తున్నప్పుడు, సడెన్‌గా ఓరియంటేషన్ చేంజ్ చేయొచ్చు, యూజరు.
హ్మ్, హ్మ్, అవునండి.
సడెన్‌గా బ్యాటరీ డౌన్ అవ్వచ్చు. సడెన్‌గా స్విచ్ ఆఫ్ అవ్వచ్చు.
హుహు. ఓకే.
ఆహ్, ఆహ్, సడెన్‌గా డ టక టక టక డబుల్ టాప్ చేయొచ్చు. అది ఎంత టేప్ సేపు టాప్ చేశాడు, ఏంటి ఇవన్నీ పెర్మిటేషన్ కాంబినేషన్స్ అవన్నీ ఆలోచించాలండి.
ఓకే. ఓకే, ఓకే. ఆ!
సో, ఇవన్నీ పెర్మిటేషన్ కాంబినేషన్స్ ఆలోచించడంలోనే, మన క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుందండి.
హుహు. పెరుగుతూ ఉంటదన్నమాట. అయితే
దాన్ని ఇన్‌ట్యూషన్ అని అంటారు ఇంగ్లీష్‌లో అయితే. మామూలుగా సృజనకి, వాటికి, వీటికి ఇక్కడ ఉపయోగపడుతుందండి.
ఇన్‌ట్యూషన్. ఓకే. ఉపయోగపడుతూ ఉంటుంది, అయితే అండి
ఈ సృజన 2 రకాలు ఉంటుందండి. భౌ భౌతికమైనది, మేధోపరమైనది.
హుహు. ఓకే. భౌతికకరమైంది అంటే ఏంటండి?
ఆహ్, భౌతికకరం ఒక డాన్స్ చేయటం, లేకపోతే ఒక పెయింట్ వేయటం.
ఓకే. హుహు.
ఇలాంటివన్నీ భౌతికమైనవి. అంటే
అంటే ఫిజికల్, ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట.
ఫిజికల్ యాక్టివిటీస్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మేధాపరమైనది. ఒక రచన రాయటం, రచన రాయటం అంటే ఒక పుస్తకం మీద ఎంత బాగా రైటింగ్ రాసాము అని కాదండి. హ్యాండ్‌రైటింగ్ ఎంత బావుందని కాదండి.
ఓకే. హ్మ్. ఓకే. దాంట్లో కంటెంట్.
దానిలో కంటెంట్, హ్యాండ్ రైటింగ్ ఎంత చెత్తయినా ఉండొచ్చు. ఈరోజు హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంటే కాదు. ల్యాప్‌టాప్‌లో మనం ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్‌లో రాసుకోవచ్చు.
<giggles> నిజంగా. వాస్తవమండి.
కానీ అందులో ఉన్న కంటెంట్, ఆ కంటెంటెప్పుడు బాగా వస్తదంటే, ఇలాంటి వల్ వాటి వల్లే బాగొస్తదండి. ఈ పర్ముటేషన్, కాంబినేషన్లన్నీ రాసుకుంటూ ఆలోచించుకుంటూ ఇలా కాకుండా ఇంకా ఎలా రాయొచ్చు? ఇలా కాకుంటే ఎలా రాయొచ్చు? అండ్ ఒకటికి వంద సార్లు డ్రాఫ్ట్ చేసుకుంటూ ఒకటే కంటెంట్‌ని
హ్మ్. ఓకే. హుహుహు. ఓకే. ఓకే. హుహు.
ఒక అందమైన కంటెంట్‌గా మార్చొచ్చండి. మనకు కావాల్సిన కంటెంట్‌గా దాన్ని మార్చుకోవచ్చండి.
ఓకే. అయితే అండి. మీకు ఇలాగా ఆహ్, డైరీ రాసే అలవాటుంది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసే అలవాటుంది కన్వర్జేషన్స్‌లో. అయితే మీరెప్పుడైనా ఏమైనా కథలు గాని, సినిమా స్టోరీస్ రాయడం, డైరెక్షన్ చేయడం అట్లేమన్నా అనుకున్నారా ఎప్పుడన్నా?
అవునండి. నేను కథలు, స్క్రిప్ట్లు అవి ఇవీ రాసేవాడిని అండి.
ఓకే. ఓకే. అంటే ఏమైనా సినిమాలకి రాసారా అండి ఎప్పుడన్నా?
సినిమాలకు రాయలేదండి.
హుహు.
అంటే మామూలుగా సరదాగా స్క్రిప్ట్లు రాసుకునేను ఆహ్, స్నేహితులతో చెప్పుకోవడం ఇట్లా ఉండేవి తప్పించి, వాళ్ళ సినిమాలంటే అంటే ఆ యాక్సెస్ కూడా మనకి ఎప్పుడు లేదండి. నేను కూడా దాని మీద ప్రత్యేకించి అట్లా ఎ ఎవరికి కలవాలి? ఏంటి? అనేది అంత దృష్టి పెట్టి ఆలోచించి చేసింది కూడా లేదండి.
హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్‌గా ఉందండి చెప్పాలంటే. చాలా అద్భుతంగనిపించింది మీతోని మాట్లాడి, అంటే సృజనకు స్ఫూర్తి మీ దగ్గర స్ఫూర్తి సాధారణంగా ఎక్కడి నుంచొస్తది మీకు? అనేది చాలా చక్కగా చెప్పారు మీ జీవితంలో జరిగే ఉదాహరణల ద్వారా. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
ద ధన్యవా ఆ!